అయితే ఇప్పుడున్న న్యూస్ చానెల్‌లో గాని, న్యూస్ పేపర్స్‌లో గాని కొన్ని, కొన్ని వార్తలనేయి వస్తా ఉన్నాయి. అవి నిజానికి అసలు నమ్మాలా? నమ్మకూడదా? అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు?
ఆ! ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే షడెన్‌గాను ఆ మధ్యన రీసెంట్‌గా మనం చూస్తే ఒక న్యూస్ ఏమో దీంట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏమిటంటే అ అప్పుడు
ఎట్లాంటిదండి అది? దేని గురించి సోషల్ మీడియా‌లో వైరల్ అయింది అసలుకి అది?
అప్పుడు ఏంటంటే ఆ వెటరన్ ఆహ్, సినీ యాక్టర్, హిందీ సినీ యాక్టర్ ఒక అతను చనిపోయాడని చెప్పి అంతానేమో ఆ! సోషల్ మీడియాలో వేశారు. ఆ తర్వాత వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్సు ఆహ్, బయటకు వచ్చి వాళ్ళేమో ఆయన చనిపోలేదు ఆరోగ్యంగానే ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి పట్టుకొని వెళ్తున్నాం అని చెప్పి అని చెప్పడం ఆయనని చూపించడం జరిగింది. అయితే ఇలాగ అన్నమాట అంటే ఒక మనిషి ఆయన చనిపోయాడని చెప్పడం అన్నది అది ఫ్యాక్టు వెరిఫై చేసుకోకుండా సోషల్ మీడియాలోని వైరల్ చేయడం అంటే అది ఎంతవరకు సబబండి. సో అలా అలాంటి విషయాలు ఏవైనా ఉంటే వెంటనే ఏంటంటే ఏటువంటి సెన్సేషనల్ అయితే చాలామంది ఏం చేస్తారు వెంటనే ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమిటి అన్నది ఇంటర్నెట్‌లో వెతకడం కాని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది కదా! మెయిన్ స్ట్ర్ ఇప్పుడు మనకు మీడియా ఏమో 2 రకాలు. ఒకటి సోషల్ మీడియా రెండోది మెయిన్ స్ట్రీమ్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చేదంతాను నిజం కాదని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అది ఓహ్!
అవునా? ఓకె. ఓకె. అంతే కదండీ. కరెక్టే కదా! ఖచ్చితంగా చూసుకుంటారు. మొత్తం అంతా కూడాను. అవునండి. హ్మ్. మెయిన్ స్ట్రీం మీడియా. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని, కొన్ని నిజాలు కూడా ఉంటాయి కదా! ఇప్పుడు ఎంత లేదనుకున్నా గాని.
మీ కొన్ని ఆ! మీరే అన్నారు. మీరు అన్న మాటలోనే.
ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇందాకటిదే చూద్దాం. ఇందాకటిది చూడండి ఇప్పుడు ఫర్ ఎక్సాంపుల్ వెట్రన్ యాక్టర్ ఒకాయన్ని ఇలా జరిగింది అని చెప్పేసి అని చెప్పారు. మీరు దాన్ని నమ్మారా అసలకి?
మీరు ఇప్పుడు చూడండి. అది నిజం కాదు కదా! అది నిజం కాదు కదా! అదే నేను చెప్తున్నా.
నిజం కాకపోయినా గాని మీరు నమ్మారా? అంటున్నా చూసిన దాని ప్రకారం?
మే ఇప్పుడు ఆ! దానికోసమే ఆ విషయమే అనమాట. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి బాధ్యత ఉంటుంది వాళ్ళకి తెలుసుకోవడానికి, నిజం తెలుసుకోవడానికి. అంటే సోషల్ మీడియా అంతా ఫేక్ అని నేను చెప్పను. సోషల్ మీడియాలోని ఇది అది 100% 100% నిజం కాకపోవచ్చు. ఓకె. అందులోని ఏంటంటే ఫేక్ ఉంటుంది. అంటే ఎవరి తాలుకా సో సోషల్ మీడియా అంటే ఏంటండి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి.
అవునా? రీజన్ తెలుసుకోవడానికి. అదేలెండి. ఓకె. ఒకరికి సంబంధించింది కాదు. ఏదన్నా గాని అంటే ఏవ ఆహ్, వ్యక్తి ఆహ్, మనిషికి సంబంధించింది మొత్తం అంతా కూడాని వ్యక్తిగతానికి.
అహా! సోషల్ మీడియా తాలుక్ సోషల్ మీడియా ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళేమో తొందర, తొందరగాను వాళ్ళ తాలుకా ఇప్పుడు ఒక వెట్రన్ యాక్టర్ ఏమో వచ్చి చనిపోయాడనేసి అంటే అందరూ చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ కొన్ని వందలు, వేలు, లక్షల్లోనేమో వచ్చి అతను యూట్యూబ్ ఛానెల్లో మరొకటో ఏదో చెక్ చేస్తారు. ఆహ్, చూడ్డం అదిను. దాంతోటి వాళ్ళకేమో బోలెడు ఇవి వస్తాయన్నమాట. వ్యూసు అది ఇది. వాళ్ళ తాలూకా స్వార్థ ప్రయోజనం. ఆ! వ్యూస్ కోసం అలాంటి స్వార్థ ప్రయోజనం కోసం ఏంటంటే వాళ్ళు దాన్నేమో స్ప్రెడ్ చేస్తారు. ఆ స్ప్రెడ్ చేయడంలోనే వాళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళ సంపాదన కావచ్చు, వాళ్ళ తాలూకా ప్రమోషన్ కావచ్చు మరొకటి దాని కోసమేమో వచ్చి అది పనిచేస్తారు వాళ్ళు. కానీ ఆహ్!
అంతే కదండీ మరి! అంతే కదా! వాస్తవం అండి. అది చెప్పింది మాత్రం. వ్యూ వ్యూస్ అనేది వస్తా ఉంటాయి అక్కడ. వ్యూస్ అనేది వస్తా ఉంటాయి. ఖచ్చితంగాను. అయితే ఇప్పుడు మీరు ఆహ్, మీరు కరెక్ట్ గానే చెప్పారండి ఇక్కడ వాస్తవంగా. కానీ ఒక న్యూస్ అనేది ఇక్కడ మీరు ఫేస్‌బుక్‌లో కానీ, ఇట్లాగా సోషల్ మీడియాలో చూసినప్పుడు అది ఫేకా? లేకపోతే నిజమా? అనేది ఎలా గుర్తుపడతారు మీరు అసలకి, మీ పరంగా?
హ్మ్. ఆ! చాలా సింపుల్ టెక్నికు. నేను ఆహ్, ఆన్‌లైన్ ఇది వరకు ఏంటంటే ఏది, ఫ్రీలాన్సర్‌గా ప పనిచేస్తున్నప్పుడు పని చేస్తున్నాను కూడా. అయితే అప్పుడు ఒక దాన్నేమంటారు? ఆహ్, న్యూసు ఏది? దేని గురించి? మన ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ గురించి డైలీ న్యూస్ అప్‌డేట్స్ ఏమో కావాలి. మొత్తం దునియాలో ఉన్నటువంటి న్యూస్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటిది. కంపెనీస్ న్యూసు మొత్తం దానికి అన్ని‌ను ఏంటంటే మన నా పని ఏంటంటే అదంతా కలెక్ట్ చేయాలి. అది మె మె మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ఇవి కాదు. అతనికి కావాల్సింది కంప్లీట్ ఫ్యాక్ట్స్ అనమాట. 100% న్యూస్. మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు 2 రకాలు ఉన్నాయి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేసి అంటే ఏంటంటే ఇప్పుడు రాయిటర్స్ ఉంటుంది. ఆ! 'వాషింగ్టన్ పోస్ట్' ఆహ్, 'న్యూయార్క్ టైమ్స్' ఇలాంటివన్నీ ఏమో స్టాండర్డ్ న్యూసు సోర్సెస్ అనమాట. అందులో పబ్లిష్ అయిందంతా నా నా పనేంటంటే వాటిలో పబ్లిష్ అయినట్టు అవన్నీ ప్రతీదీ కలెక్ట్ చేసి ఆ న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కలెక్ట్ చేసి అంటే డైలీ ఆహ్, అలాగా వీక్లీ అనమాట. డైలీ కలెక్ట్ చేసినవన్నీ వీక్లీ సమ్మరైజ్ చేసి మా క్లయింట్‌కేమో అదంతా ఇన్ఫర్మేషనేమో ఇస్తూ ఉండడం. ఆ! అంతానేమో పంపించేవాడిని అన్నమాట. అలాగా నేను ఒక రె 2, 3 మంత్సేమో దాని మీద పని చేశాను. అప్పుడు ఏంటంటే నాకు మొత్తం మనకి దునియాలో ఉన్నటువంటి అన్ని ఆహ్, లీడింగ్ పేపర్సు అంటే మనకి అసలు మనకి
చాలా సింపుల్ టెక్నికు. అవునా? హ్మ్. హుహు. అదంతా కలెక్ట్ చేయాలి మీరు ఓకె. అవునండి. ఇందాకడ చెప్పారు ఆ విషయం. హుహు. ఓకె. మీరు అదంతా కూడా కలెక్ట్ చేసేసి వాళ్ళకి పంపించాలి. పంపించాలి. మొత్తం అంతా కూడాను. హ్మ్. అదేలెండి అర్థమైంది. అంటే ఆ! మొత్తం అంతా కూడాను అర్థమైపోయింది. మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
ఆ! మనకి ఇండియాలోనేంటంటే ఈ చిన్న చిన్న లోకల్ రీజనల్ ఈ పేపర్స్ ఏమి అవి పెద్దగా తీసుకునేవాళ్ళం కాదు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి టాపు ఆహ్, పేపర్సేమో ఒకటో రెండో ఉంటాయి. ఆహ్, అంటే ఆథెంటికేటెడ్ అనమాట. వాటిలో న్యూస్ వచ్చిందంటే అవన్నీను థరోగా 100% థరోగా వెరిఫై చేసుకొని పబ్లిష్ చేస్తారు వాళ్ళు. సో ఇంకొకటి ఒక ఒక లెక్క ఏంటంటే మనం టాప్ లీడింగు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ సోర్సెస్ అవే నమ్మాలి మనం. అది 100% ఫ్యాక్ట్ ఉంటుంది. అందులో వాళ్ళు వెరిఫై చేసుకోకుండా ఏది చేయరనమాట. మీకు అదే మొన్న రీసెంట్‌గా రీసెంట్‌గా అంటే 1 మంత్‌లోపే జరిగింది అది. ఆ వెట్రన్ ఆ హిందీ ఫిల్మ్ యాక్టర్ అనమాట. అప్పుడు ఆ రోజుల్లోనేమో చాలా ద దాన్నేమంటారు హి ఆహ్, మే అతను ఏంటంటే అతను ప్రత్యేక గుర్తింపు ఉందనమాట. చాలా సినిమాలు హిట్ అయ్యాయి అనమాట. <sniffs> సో ఆయనేమో మరి నేను వెంటనే అంటే చూశాను. ఎక్కడ ఇది ఆ!దాంట్లో ఏంటంటే దీంట్లో ఇలాగ అయిపోయింది అనేసి అనగానే ఆహ్, మన సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్‌లోనేమో చానెల్స్‌లో చాలా మంది స్క్రోలింగ్ అది చేస్తుంటే నేను వెంటనే వెరిఫై చేస్తున్నాను. ఏదైనా మెయిన్ హ్మ్.
ఓకె. అర్థమైందిలెండి. అవును. ఓకెనండి. అవి మాత్రమే మీరు తీసుకున్నారు. అదేనండి. అర్థమైంది. అవునా? ఓకె. అవునండి. అర్థమవుతుంది. అర్థమవుతుంది. అర్థమవుతుంది. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు అర్థమైందండి మీరు చెప్పింది మాత్రం వాస్తవంగా. కంటే ఇప్పుడు ఆహ్, ఏఐ అనేది రావటం వల్ల మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గనుక ఇప్పుడు మీరు ఏఐ దాని మీద న్యూస్ పేపర్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించేవారు అన్నమాట డేటా అంతా కూడాను. కానీ ఇప్పుడు ఏఐ అనేది వీడియోల పరంగా కానీ ఏదైనా రావటం వల్ల ఈ న్యూస్ అనేది అంటే సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు.
అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలెస్ హ్మ్. ఆ!
అసల, అంటే ఎలా ఉంటున్నాయంటే అయన్ని కూడాను, ఒక పులొచ్చేసి మనిషిని తినేసింది. ఒక జూ పార్క్‌లోకెళ్ళినప్పుడు. అయన్నీ కూడాను అవి నిజాలుగానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నయ్యి. వాటిని ఎలా నమ్ముతారు మీరనేయ్యి? ఇప్పుడు ఇట్లాంటియనంటే ఇప్పుడు ఈ న్యూసు మనిషి పరంగా చెప్పినయ్యి అనంటే నమ్మొచ్చు. ఓకే. నమ్మడానికి చాన్సుంది. కానీ ఇయన్నీ కూడాను పక్కా నమ్మేటట్టుగానే చేస్తున్నారు గదా! మొత్తమంతా.
వాళ్ళు నమ్మేడు నేనదే ఆహ్, ముందు నుంచి చెప్తుంది స్ట్రెస్ చేస్తుందేంటి? మెయిన్ స్ట్రీమ్ మీడియా‌లోని వెరీఫై చేయాలి.
ఖచ్చితంగా మెయిన్‌ స్ట్రీమ్ మీడియాలో ఏయైతే ఉన్నయ్యో! కానీ ఇక్కడ వైరల్లయిపోతుంది కదా! మొత్తమంతా కూడాను ఇది.
ఈ వైరల్ అయిపోతున్నాయనేసి అంటే మనుషులు తాలుకా అదే దాన్నేమంటారు? ఒక విధంగాను తెలివి తక్కువతనమనుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ నాట్ ఆథన్టికెటేడ్. అసలు ఆథన్టికెటేడ్ కాదది. <sniffs> హ్మ్. సోషల్ మీడియాలో మీ స్వార్థం కోసం మీరు ఒక యూట్యూబ్ చానెల్ పెట్టారు. ఆ! మీకు ఇంకొక ఎగ్జాంపుల్ జెప్తాను. దా సోషల్ మీడియాలో ఇది చాలా ఇంట్రెస్టింగు సైంటిఫిక్ పాయింటనమాట. నేను ఒక ఎగ్జాంపులు ఆహ్, నే నేనేంటంటే ఓ రోజు టాక్సీలో వెళ్తున్నాను మాట. ఏది కార్లోని ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ వెళ్తుంటే, ఆ డ్రైవర్ తోటి ఇంక మరీ రాత్రంతానేమో అతనితోటి మన కాలక్షేపం ఉండాలి కదా! నా తాలూకా, నా తాలూకా పాలిసీ ఏంటంటే, నేను నిద్రపోతే డ్రైవర్ నిద్రపోతాడేమో అని చెప్పి, అలాగ డ్రైవర్‌ని ఎంగేజ్ చేస్తూ ఉంటాను. అయితే ఆ విధంగానేంటంటే అతనితో మాటాడుతూ ఉంటే మీదే ఊరు అనేసంటే ఆహ్, "మాది అనపర్తండి" అనేసని జెప్పి అన్నాడు. ఆ! సరే అయితే నువ్వూ ఎప్పుడైనా నువ్వు అనపర్తి వెళ్తుంటావా? "ఆ! వెళ్తుంటానండి ప్రతి నెల ఫ్యామిలీ తోటి వెళ్తుంటాం." అంటే కార్లోనే వెళ్తావా? అంటే "ఆ! కార్లోనే వెళ్తానండి." మరి కార్లోని ఖర్చెక్కువ అవుతుంది గదా? "లేదండి మాకు ఇదే చవకవుతుంది" అనిసంటాడు. ఎంత అదే ఆహ్
అంతేనా ఇంక? అది సంగతి. హ్మ్. ఆ! చెప్పండి. ఆహా! ఓకే. వెళ్తున్నారు. హుహు. ఖచ్చితంగాను ఉంటదిగా మరి. డ్రైవర్ నిద్రబోతారు. హ్మ్. ఎలాగండి చవకనేది? కార్లో వెళ్తే చలకా చవకెలా అవుతుంది?
అదే జెప్తున్నాను జూడండి. "ఇదే చవకవుతుంది" అనేసి అన్నాడు. అదెలా చవకవుతుంది అనేసంటే? "ఏముందండి మ మ మొత్తం ఐదుగురం నేమోచ్చి హైదరాబాద్ నుంచి అనపర్తికేమో రూ. 6000ల్లో వెళ్ళొచ్చేస్తాం. ఆ! ఆహ్, వెళ్తాం ఇక్కడి నుంచి" అనిసన్నాడు. రూ. 6000ల్లోనే ఆయిల్స్ అనంగానే అయితే మనిషికి ఏమిటంటే ఆహ్, మ పదిహేను వందలో, పన్నెండు వందలో ఎంతో పడింది అనిసని చెప్పి. అయితేనేంటంటే, దీనికంటే ట్రైన్ చవక కదా? లేదండి మాకు కారే చవకనిసి అంటాడు. ఆ! ట్రైన్ చవకంటే? మాకు కారే చవకని ఆ! అంటే ఇతనేంటంటే లేదా బస్సు ఉందనుకోండి. బస్సు టికెటు కూడానేమో పన్నెండు వందలో, పదిహేను వందలో ఉందనుకోండి. మరి ఇతనేమో వచ్చి ఆహ్, పన్ పన్నెండు వందలు అనిసని ఇదే మాకు చవక అనిసని అంటే, అంటే ఆ లెక్కనేమో వచ్చి నువ్వు ఆ ఆర్టీసీ వాళ్ళేమో బస్సులు నడపడం మానిసి, ఇది చవకయితే కార్లే నడుపుతారు కదా! అని. లే లేదండి మాకిదే చవక. ఎలా చవక అనిసి అన్నదేంటంటే, ఆయనేమో చెప్పడు. మాకిది పెట్రోల్ పోసుకుంటామండి, మనిషికేమో వచ్చి ప పన్నెండు వందలవుతుంది అనిసని, అంటే ఇక్కడ, ఇక్కడ చూడండి.
హ్మ్. అవునా? అంతే గదా! ఓకే. మల్లానా, ఆ! ఓకే. అది. ఓకే. కార్లే నడుపుకోవచ్చు కదా! అంతే గదా! కానీ, కానీ హ్మ్. మరిక్కడ ఆయన నిజం నమ్మట్లేదని అంటారా? ఏంటి అనేది? మీరు చెప్పే నిజం ఏదైతే ఉందో, బస్సు కానీ ఆ! ఆహ్, ట్రైను కానీ తక్కువ కదా దీనికంటే, ఆయన చెప్పేసనే నిజాన్ని ఆయన నమ్మలేకపోతున్నారిక్కడ.
ఆ! దీనికీ నమ్మలేకపోడం అంటే ఇదొక సైంటిఫిక్ ప్రిన్సిపల్. అంటే ప్రతి మనిషికి ఒక ప్రీ కన్సీవ్‌డ్ ఒపీనియన్ అని ఉన్ ఉంటుందనమాట. ఆ ప్రీ కన్సీవ్‌డ్ అంటే తాను అనుకున్నదే నిజం అని తను దయి దీన్నే
అంతేనా! ఖచ్చితంగా ఉంటది. ఇది మాత్రం మీరు చెప్పేదాంట్లో మాత్రం ఏకీభవిస్తాను నేను ఇది. నిజమని చెప్పేసనేది. ఇప్పుడు నేను పట్టినదానికి మూడే కాళ్ళు అని చెప్పేసనంటే ఖచ్చితంగా మూడే కాళ్ళని చెప్పేసని మనిషి నమ్ముతాడిక్కడ.
ఆహ్, దీ దీన్నే బయ బయాసంటారు. అంటే ఆయనేంటంటే ఇక్కడ ఒకటే నమ్ముతున్నాడు. పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. వెళ్తే మనకు ఆ బస్సు టికెటు కంటే తక్కువవుతుంది. అంతేగాని ఆయన స్కు కారు సొంత కారే కావచ్చు. అదేమో అద్దె కారయితే వాడు 1200 చొప్పున మనిషికి తీసుకుని వెళ్ళడు కదా! ఎక్కువవుతుంది అది. ఆ! కార్నర్ అంటే ఆయన సొంత కారు పెట్రోలొక్కటే కన్సిడరేషన్‌లో తీసుకుంటున్నాడు. అంతేగాని ఆ టైర్లూ, టైర్లరుగుతాయి. ఇంజనూ అరుగుతుంది. తర్వాతను దానికన్నా సర్వీసింగ్‌లు. ఇంకా మ ఆ టోల్‌గే టోల్‌గేట్‌లూ. హ్మ్, తర్వాత చాలా విషయాలు ఇవన్నీనేమో పరిగణనలోకి తీసుకోకుండా ఒక్క పెట్రోలొక్కటే తీసుకుంటున్నాడు. అదొకటి అంటే ఏంటి? దీన్నేంటంటే వాళ్ళు ఫాక్ట్ వెరిఫై చేసుకోకండా, వాళ్ళనుకున్నదే నిజమని నమ్మడం వలన ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఇంకొక ఇంకో ఎగ్జాంపుల్ కూడా, ఓ రోజు నేను ఒక ఫ్రెండును ఇంకో అతను వెళ్తే, మాకు తెలిసిన అతను, ఒకతను <sniffs> అక్కడేమో ఒక షాప్‌లోని బజ్జీలో ఏవో అలాంటివి కొంటున్నాడు. అది దాన్ని ఏమంటారు? సమోసాలు అలాంటి ఫాస్ట్‌ఫుడ్డు. అవి కొనుక్కొని వెళ్తుంటే, మా ఫ్రెండు అన్నాడనమాట. ఆహ్, "వాడెప్పుడు బయట ఫుడ్డు తింటాడు." అద్ అంటే ఏంటి? అది మంచిది కాదు హెల్త్‌కి అన్న ఉద్దేశంతోటి. ఆ తర్వాత ఇంకో ఆయన తెలిసినాయన ఉన్నాడు. ఆయన కూడా నేంటంటే అక్కడ కొంటున్నాడనమాట. మరి వాడు కూడా కొంటున్నాడు కదా! "లేదండి అతనేమో ఇక్కడ తినడు ఇంటికి పట్టుకొనెళ్ళి తింటాడనిసన్నాడు." <chuckles> అంటే ప్యాక్ చేసుకుని కొంతమంది ఇంటికి పట్టుకొని వెళ్తారు కదా! ఇప్ ఆ! అంటే సమోసాలే ఏమో ప్యాక్ చే అక్కడ తినటం లేదు. అంటే ముందు వ్యక్తి అక్కడ తింటున్నాడు. అక్కడ తింటే ఆయ్ ఈయనా మా ఫ్రెండు తాలూకా అభిప్రాయం ఏంటంటే "అక్కడ తింటే బయట ఫుడ్ తిన్నట్టు, అది ఆరోగ్యానికి మంచిది కాదు." అన్న ఉద్దేశంలో వాడెప్పుడు ఆ! అదే ఇంటికి తీసి ఆ! ఆయనది తాలూకా ప్రీ కన్సీవ్‌డ్ ఒపీనియన్ అనమాట. ఇంకా ఒక విధంగా ఆలోచిస్తే ఆ! చెప్పింది అంటే ఆయన అలా నమ్ముతున్నాడు. అదే ఇప్పుడు మీరూ, మీరు ఎలాగైతే ఆ విషయం విని నవ్వారో, కానీ ఆయన, ఆయనకేమో అర్థం కాలేదు. ఈ చెప్పే ఆయన అంటే ఈ చెప్పే ఆయన దృష్టిలోనీ అక్కడ తింటే, అదేమో వచ్చి అనారోగ్యం, బయట ఫుడ్డు. అదే ప్యాక్ చేసుకుని, ఇంటి దగ్గరకి తీ ఇంకా ఒక విషయం జెప్పాలంటే అక్కడికక్కడ వేడివేడిగా తినడం అన్నదే కొంతవరకు బెటరూ. దాన్ని, దాన్ని ఆ ప్లాస్టి పేపర్‌లో కాదు. ఆ పా పాలిథిన్ దాంట్లో పెడతాడు. ఆ పాలిథిన్ ఫస్టేమో రీసైకిల్డ్ ప్లాస్టిక్ అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. <sniffs> హ్మ్. మరి అలాంటి దాంట్లో పెట్టడం ఇంకా అనారోగ్యం. కానీ ఆ విషయం ఆయనేమో వచ్చి ఆయన ఒప్పుకోడు. ఇది ఈ ఒప్పుకోకపోవడం అనేది ఉంటుంది చూసారా! న్యూ అది అదొక్కటి వీక్‌నెసనమాట. ప్రతి ఒక్కడు కొంతమందికి చాలా ప్రీ కన్సీవ్‌డ్ అంటే ఫాక్ట్ వెరిఫై. ఇది ఇదేంటి? ఏం చేయాలాయనా కరెక్ట్‌ గాను దాంట్లో చూడాలి ఆరోగ్యానికంతా, తర్వాతన దీంట్లో స్పెషలిస్టులుంటారు. ఏది డాక్టర్సు అలాంటి వాళ్ళు. లేకపోతే సైంటిస్ట్‌లు. మీరక్కడ బయట పుడ్ తింటే దాంట్లో ఉన్నటువంటి అనారోగ్య కారకాలు ఏమిటి? ఆ! వాటిలో ఆ! వాటిలోని ఉదాహరణకి
అది. అది. ఖచ్చితంగానే గదా మరి! ఖచ్చితంగగా మరి. అంతే గదా! టోల్‌గేట్‌లు అయన్నీ తీసుకోట్లేదుగా. అవును. టోల్‌గేట్‌లండి. ఆ! ఖచ్చితంగా! అయన్నీ కూడాను తీసుకోలి. అవును, అవును. ఆ! వైరలయిపోతున్నాయి అని అంటారిక్కడ మొత్తమంతా కూడాను. హుహు. ఓకేనండి. బావుంది చక్కగా. ఓకే. ఏవని? ఓకే, ఓకే. ఆహా! ఎందుకనీ? అట్లలేండి అర్థమైంది. అదే ఇంటికి తీసుకెళ్ళి తింటేనేమన్నా ఇంటి ఫుడ్డు తిన్నట్టా? ఇదెక్కడండి అసలకీ? ఆ! ఇదెక్కడా? అసలకి అమ్మా! ఎక్కడైనా‌గాని ఇంట్లో కొన్నది గాని, బయట <chuckles> ఆ! మీరు కూడా అలానే నవ్వారా? అంతే. అంతే గదా! ఆ! కొంతవరకు బెటరస్సలికి వాస్తవంగా. ఇంటికి తీసుకెళ్ళి పేపర్‌లో, కవర్‌లో పెట్టి తీసుకెళ్ళేదానికంటే అంటారు. అదే కదా! మంచిది కాదు. వాస్తవంగా. ఖచ్చితంగానండి. వాస్తవం అది. అవును. వాస్తవం అండి. వాస్తవం ఇది మాత్రం. మీరు చెప్పింది మాత్రం. మరి ఏంటి అనేది మొత్తవంతా కూడాను, ఇప్పుడు మీరు ఎలాగ చెప్పారో, ఏదైతే చెప్పారో ఏది?
కల్తీ నూనెలు అవి వాడతారు. ఇప్పుడు బ బయట బజ్జీలు అవి వేస్తుంటారు వాళ్ళు. ఆ నూనెలేంటంటే రీసైకిల్డ్ వ నూనెలు అన్నీ వాడుతారు. హోటల్లో వాటిలో తీసేసినవున్నాయి. అది అది ఫస్టూ ప్రమాదకరమైనదనమాట. తర్వాత జిలేబులు, గీలేబులు రంగులు కలుపుతారు. ఆ!
ఖచ్చితంగానండి. అవును. అవును. వాస్తవం అది మా మరీ, ఎంత లేదనుకున్నా కానండి, ఎంత లేదనుకున్నా కానీ ఇప్పుడు, ఈహ్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గనక ఈ ఫేస్‌బుక్‌లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైతే వస్తుందో న్యూసంతా కూడాను, అదీ చాలా వరకు అవాస్తవాలుంటున్నయి. ఈ న్యూస్‌లో వచ్చేయన్నీ కూడాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదైతే వచ్చిందో, అయితే ప్రింట్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వస్తేనే నమ్మాలి అని, చెప్పేసనేది మీరు చెప్పదలుచుకున్నారు ఇక.
అవునండి. ఆ! కరెక్ట్ అంటే మనం ఫాక్ట్ వెరిఫై జేసుకోవాలి ఏదైనా విషయం. ఆ! ఫాక్ట్ వెరిఫై చేసుకొని, ఇప్పుడు నేనప్పుడు కలెక్ట్ చేసినప్పుడు, నాకో విషయం తెలిసిందేంటంటే, ఒకే న్యూసేమో వచ్చి చాలా మ్ మిడియాల్లో వచ్చేది. అంటే హండ్రెడ్ పర్సెంట్ అది వెరిఫైడూ ఆహ్, అదే న్యూసనమాట. అది. అలా వస్తుంటుంది.
అంతే. ఫాక్టనేది వెరిఫై జేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారనమాట. ఖచ్చితంగా. నందాలు అంతే కదా! మరి. అంతే గదా! మరి అలానే ఉంది. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వార్త అనేది మారిపోతా వస్తా ఉంటవనేది చాలా వరకు అది నమ్మాలా, నమ్మకూడదా అనేది మనమే నిర్ణయించుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారిక్కడ. మీతో మాట్లాడడం చాలా సంతోషం అనిపిచ్చింది. ధన్యవాదాలు.
చాలా సంతోషమండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.